అంటే, ఇప్పుడు ఆ మూవీలో అంత నాలెడ్జ్ ఉన్నా గూడా, అతను ఆహ్, వాళ్ళకి ఇష్టం లేనిది అలానే జేస్తారు గదా! సో, నేను గూడా కొంచెం నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన టైంలో నాకు జాబ్ ఒచ్చింది. కానీ, నాకు జాబ్ ఇష్టం లేదు చేయడము. ఆప్పడికి నాకంటూ ఒక కొంచెం స్టార్టప్‌లా స్టార్ట్ జేద్దాము. ఒక ఐడియా ఉంది. అనేసి అలా ఒక ఐడియా అనమాట. అంటే, నేనొకళ్ళ కింద పని జేయకుండా నేనొకళ్ళకి పనిచ్చే <chuckles> విధంగా అలాన్ అనుకున్నా.
అవునవును. హ్మ్. హ్మ్. అయ్యో! హ్మ్. హ్మ్, హ్మ్. అబ్బబ్బబ్బబ్బా! గ్రాడ్యుయేషన్ తర్వాతే ఈ ఐడియా ఒచ్చిందంటే, చాలా ఉందండి మీలో. ఆ!
<giggles> చాలా అనుకున్నా
ఏం జేశారు? మరి చేశారా?
ఆ! అంటే నేను చెప్పా. ఫ్యామిలీ‌లో జెప్తే వాళ్ళేమంటారూ? మీకు దెలిసే ఉంటది. రిస్క్ ఎందుకు? ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ వస్తది. అవి ఇవన్నీ జెప్పారు.
ఆ! అవును. రిస్క్ ఎందుకు? నెల నెలా ఉద్యోగం ఇత్తా వ జీతం ఇస్తా అంటుంటే, ఆ ఉద్యోగం జేసుకోవచ్చు గదా!
హ్మ్.

కాలంతో పాటు సినిమాల్లో కూడా చాలా ఎవల్యూషన్ వచ్చిందనే చెప్పాలి. అయితే అందులో ముఖ్యంగా ఈ మహిళల పాత్రల గురించి. మీరు గమనించిన ఈ మహిళా పాత్రల్లో ఏమైనా మార్పులు ప్రత్యేకమైన మార్పులు ముందు నుంచి ఇప్పటి వరకు కొంచెం సినిమాల్లో పోల్చి చెప్తారా మాకోసం?
హ్మ్. తప్పకుండా అండి. ఈ చాలా మార్పులే వచ్చాయని జెప్పుకోవచ్చు. ఆహ్, ఇప్పుడేంటంటే కొంచెం ఆహ్, ఈ సినిమా తీసేవాళ్ళు డైరెక్టర్స్ కూడా ఎలా అంటే కొంచెము లేడీస్‌ని కొంచెం ఎక్కువగా ఆహ్, ఎలా ఇన్స్‌పిరేషన్‌ విధంగా అంటే అందరు ఇన్స్‌పైర్ తీసుకునే విధంగానే తీస్తున్నారు మూవీస్ గూడా. ఇబ్బుడు వెనకట ఎలా ఉండేయంటే సూర్యకాంతము, సావిత్రి <chuckles> వీళ్ళంతా ఏంటంటే ఏదో ఆహ్, వచ్చామా గొడవలు పెట్టుకున్నామా అత్తా, కోడళ్ళ మధ్యలో కొంచెం రణరంగం ఉంటది గదా! సో అత్త డామినేషన్ అనేది ఎక్కువగా ఉండేది అప్పుడు. అసలు ఇప్పుడు ఇప్పుడు సినిమాలల్లో అత్తలే లేరు. తీసేయండి. అదొక వేరే విషయము. అప్పుడేంటంటే మొత్తం ఆహ్, ఆహ్, అత్తల డామినేషన్ ఎక్కువ అయిపోయి ఆహ్, కొంచెం కోడళ్ళని కంట్రోల్‌లో బెట్టుకోవడము. లేదంటే వాళ్ళు చెప్పిన పని జేయడము, వాళ్ళని కొట్టడము, లేదంటే హస్బెండ్‌ని మానిప్యులేట్ జేయడము అత్తలు ఇవన్నీ కొంచెం డిఫరెంట్‌గా యెళ్ళిపోయేవన్నమాట. ఇప్పుడు ఆహ్, ఆహ్, చెప్పాలంటే ఇప్పుడు మరది ఎందుకు పెట్టట్లేదో అత్తల క్యారెక్టర్‌లు, మామయ్య క్యారెక్టర్‌లు ఎందుకు పెట్టట్లేదో అది అర్థం అవ్వట్లేదు గాని
హ్మ్. అవునవును. హ్మ్. అవును. మాములు కాదది. కబడ్డీ లాగ. ఆ! హ్మ్. అవును అవునవును. నిజమే ఇది. అవునవును. ఇప్పుడెవరు అహా! ఇపుడు అసలు సహజంగా మనం మాట్లాడుకుంటే, ఇప్పుడెవరుంటున్నారు చెప్పండి అత్తలతో గలిసి? అంతా సపరేట్ వ్యవస్థ అయిపోయింది గద ఇప్పుడు.
హుహు. <chuckles> నిజంగా ఉండింది అది గూడా. అవును. బట్ అట్లీస్ట్ కంబైన్డ్ ఫ్యామిలీల్లో కూడా అత్తల్లేరండి మరి ఇప్పుడు సినిమాలల్లో. అది కూడా మరి ఎందుకు తీసారో
అవును. అదీ నిజమే. ఆలోచించాల్సిన విషయం అది. హ్మ్.
హ్మ్. ఎందుకు తీసారో గూడా అర్థం అవ్వట్లే. మరి డైరెక్టర్స్‌కి ఏమన్నా దాని వల్ల ఏమన్నుందో లేపోతే ఎ ఆడియన్స్ చూడరో లేదంటే ఇప్పుడు జనరేషన్ అలా లేదని దీయట్లేదో అర్థం అవ్వట్లే. ఒక, ఒక మూవీ ఆ ఎఫ్
బోర్ కొట్టేసింది బహుశా వాళ్ళక్కూడా.